అయితే ఇప్పుడు మనం నియంత్రించడం మాట ఒక్క నిమిషం ఆగితే, ఈ ఇప్పుడు ఈ ఇలా హ్మ్, ఈ స్క్రీన్ టైమ్ మీద ఎక్కువ సేపు అంటే, ఈ స్క్రీన్ మీద గడపడం వల్ల. పిల్లలికి ఆహ్, ఈ చదువులో వెనకబడే అవకాశం మిగతా ఆటల్లో వ వాటిల్లో శారీరకంగా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుందంటారా?
హ్మ్. అవునండి. తప్పకుండా ఎందుకంటే వాళ్ళు ఫోన్‌లోనే ఒక రోజుకి 5, 6 గంటలు గడిపారంటే, ఇంక బయటేమాటడతారండి? వాళ్ళు బయటకెళ్ళకుండా బయట స్నేహితుల్ని జేసుకోకుండా మొత్తం ఫోన్‌లోనే ఈ స్క్రీన్ చూసుకుంటూ యూట్యూబ్‌లో, సరే ఏదో ఆ! కార్టూన్ చూస్తున్నారనుకోండి. కార్టూన్స్ అయిపోయాక ఇంకా ఏదో గేమ్ ఆడుతున్నారనుకోండి. అది గూడా మొబైల్లో. ఇంకా బయట మిత్రులెవరు అవ్వరు. మిత్రులెవరూ చిన్నగున్నప్పుడవ్వకపోతే, ఇంకా గేమ్సెప్పుడు ఆడలేరు వాళ్ళు. దీనివల్ల అసలు శారీరక శ్రమ అనేది అస్సలు మొత్తానికి తగ్గిపోతుంది. ఇలా మొత్తానికి చిన్నగున్నప్పుడే తగ్గిపోతే ఏమవుద్దంటే, బోన్సనేవి గూడా సరిగ్గా డెవలప్ గావండి. ఈ కాల్షియం డెఫిషియన్సీ చాలా త్వరగానే వస్తుంది. హ్మ్.
అవును. సమయం అవునండి. అవును. గేమ్స్ మీద హ్మ్. ఉండదు. ఓహో! ఓహ్! ఆ! హుహు. ఆహా! కాల్షియం డెఫిషియన్సీ వస్తుందంటారా? దీనివల్ల అంటే శారీరకంగా ఇదొ రో
అవునవును. ఆ! అదే. అసలేం బాడీ పార్ట్స్‌నే మూవ్ చేయరు గదా! అలాంటప్పుడు జాయింట్స్ అన్నీ అసలు ఎక్కువగా పెరిగాయనమాట ఇంక. హ్మ్. ఎదగాల్సిన వయసులో ఎదగపోతే చాలా శారీరక సమ సమస్యలొస్తాయి. అదే విధంగా గాకుండా హ్మ్.
ఇ ఇదొ అవును. శారీరంగా ఆరోగ్యపరమైన సమస్యలొస్తాయంటారా?